చాలామందిని గూడా ఇలా సూర్యాస్తమయం చూసి చా చాలా భావాల్ భావాల్ని ఫీలవుతూ ఉంటారండి. ఇప్పుడు చాలామందికో అలవాటుంటది. రోజూ సూర్యాస్తమయం లేదా సూర్యోదయం చూడాలి అని అలా అలవాటు బెట్టుకుంటారు. అంటే ఇలా ఆ సూర్యాస్తమయం లేకపోతే సూర్యోదయం జూశినప్పుడు
అవునండి. అవును. అవును.
ఇలాంటి మార్పులొస్తాయి మీ దృష్టిలో గాని లేకపోతే మీరు ఆలోచించే విధానంలో ఏమైనా మార్పులొస్తాయా? అందుకే జూస్తారా?
అవునండి. అవునవును. ఈ సూర్యాస్తమయనేది నా దృష్టిలోకొచ్చిన మార్పు ఏంటంటేండి, అసలెందుకు జరుగుతుందిలా?
ఓకే.
ఏంటి? ఎందుకు చీకటొచ్చింది? ఎందుకు వెలుగొచ్చిద్ది?
<chuckles> అంటే చిన్న ఉన్నప్పుడండి మీరెప్పుడన్నా ఇలా అనుకున్నే వాళ్ళా ఇది
రావాలి క
మన ఇట్లా పెద్దయినంక మొత్తం దెలుసు బన భూమి ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ దాన దానంతట అది గూడా దిరుగుతదని. మీరనుకునే వాళ్ళ సూర్యుడే ఒచ్చి వెళ్ళిపోయేవాడని చిన్నగున్నప్పుడు అట్లా అనుకున్నే వాళ్ళా?
అది <chuckles> ఇలాగే అనుకునేవాడినండి సూర్యుడొచ్చాడు ఎళ్ళిపోయాడు. సూర్యుడొచ్చాడు, సూర్యుడొచ్చాడనుకునేవోడిని. చందమామొచ్చాడు, సందమామొచ్చాడు అనుకునేవోడినండి. అయితే సూర్యాస్తమయం అన్నదండి భూమి తిరుగుతుందండి.
<laughs> ఓకే. హ్మ్.
అయితే సూర్యుడు సూర్యాస్తమం, సూర్యోదయం అంటారండి. కానీ అది కాదండి. నిజం కాదు. అంటే నిజ నిజం కాదు మీన్స్ ఏంటంటే, స్ సూర్యుడు భూమి తిరుగుతున్నప్పుడు, అప్పుడు మనకు ఆహ్, ఇది కనపడుతుందండి అంతే సు <chuckles> ఎవరు, సూర్యుడు కనపడుతున్నాడు.
ఎందుకండి? హ్మ్. ఆ! అంటే భూమి అలా తిరుగుతున్నందుకే గనిపిస్తున్నాడు గాని, సూర్యుడేమొచ్చిపోవట్లేదని అంటున్నారంతేనా?
మళ్ళీ భూ అవునండి. అవునవును.
ఓహ్! అవునవును. నిజమే నిజమే.
అంతేకదా, అ అది నిజమే కదండీ!
హ్మ్.
సూర్యుడు స్థిరంగానే ఉన్నాడండి.
<chuckles> అదే.
సూర్యుడు కదలట్లేదు. కదిలేది ఎవరంటే, భూమి.
హ్మ్. అదే.
అందువల్ల ఆహ్, ఇది మనకి సూర్యుడైతే, సూర్యు సూర్యాస్తమం, సూర్యోదయం ఏం ఉదయిస్తాడండి ఏం అస్తమై అవ్వడండి. మనమే. మనమే చీకట్లోకేళ్ళిపోతాం.
<chuckles> అవునవును. అదే భూమే తిరుగుతుంది.
ఇక్కడే మనమేంటంటే, మనుషులమన్నవోళ్ళు మనం చీకట్లోకెళ్ళిపోతున్నామండి.
హ్మ్. అవునవును.
చీకట్లోకెళ్ళిపోయి, తర్వాత మళ్ళీ వెలుతురులోకొస్తున్నాం.
హ్మ్.
నాకు ఒక చిన్న డౌటుంటదండి, సూర్యుడు తిరుగుతు భూమి తిరుగుతుంది కదా...
హ్మ్.
అప్పుడు మనం తిరుగుతున్నట్టే అండి. ఒక్ ఒకందుక్
అవునవునండి. నిజమే. అయితే, మీరు చూస్తున్నప్పుడు, ఎట్లాంటి ఫీలింగ్సొస్తాయి మీకు? ఇప్పుడు ఆ సూర్యాస్తమయం జూస్తున్నారనుకోండి, ఏదో మీ మేడ పైన్నుండో, లేకపోతే ఎక్కడ ఎక్కడికైనా వెళ్లి జూస్తున్నారో అలా ఆ భావనలు మారుతుంటాయా? ఎక్కడ జూస్తున్నారో ఆ స్థలం బట్టి, ఇంకా ఆ సూర్యాస్తమయం అయ్యే ఆ సమయం బట్టి, ఆ భావనలు మీలో ఒచ్చే ఆలోచనలు మారుతువుంటాయా?
పే ఓకే. లేదు లేదండి. నాకు ఎలాగంటే అండి, సూర్యుడు అస్తమయం, అక్కడ సీనరీ బావుంటదండి.
హ్మ్. హ్మ్.
అక్కడ ఆకాశంలొచ్చే ఆ వెలుతురు గాని, మేఘాలు గాని, నాకు చాలా బాగా నచ్చుతదండది.
ఓకే.
అస్సల ఎలాగంటే అండి, కొన్ని సృష్టి ప్రకృతిచ్చే అందాలు, అస్సలు ఎలాగంటే, మనుషులు కూడా గెస్ చే‌య‌లేరండి.
<chuckles> అవునండి. అంటే, మనిషి ఎంత ఆవిష్కరించినా గూడా, అలా ప్రకృతిని ఇచ్చే, అందాలని మీరన్నట్టు ఇప్పడి వరకు ఒ తే తయారు జేయాలే ఇంకా. అయితే మీరు సూర్యాస్తమయం ఎక్కడి‌నుండి జూడ్డానికి ఇష్టపడతారేక్కువగా?
అవునండి. అవునండి. అవునండవును. అయితే నేను సూర్యాస్తమం ఎక్కువగా ఇష్టపడేదేక్కడంటే, సముద్రాల దగ్గర.
ఓకే.
సముద్రాల దగ్గర లేతే, ఓపెన్ ప్లేస్‌లో ఉన్నప్పుడు చూడాలనిపిస్తది. ఎందుకంటే, ఈ క్లియర్‌గా ఉంటదండి.
ఆ!
అదే మనం ఇంటి దగ్గరున్న చెట్లు అడ్డు రాడం. లెతే ఇలాగ ఏదోకటి జరుగుతుందండి. కానీ అక్కడైతే ఓపెన్ ప్లేసుంటదండి.
హ్మ్.
అక్కడైతే చాలా బావుంటదండసల. అసలు మైండ్ బ్లోయింగండది. ఇంకా ఎక్స్‌పెక్ట్ చే చెప్పలేమండి. ఇది సముద్రాల దగ్గర అంటే మీన్సు, అక్కడ సముద్రం ఏనకాలుంటాడని కాదండి. అక్కడికి ఓపెన్ ప్లేస్ ఉండంవాళ్ళ మనకు క్లియర్‌గా కనపడతాడంతేండక్కడ.
<chuckles> అవునవును.
దానివల్ల ఆహ్, ఆ కొంతమంది ఈ సూర్యాస్తమయం షూట్ చేయడనికండి, గంటల తరబడి వెయిట్ చేస్తారండి. ఎంత ఓపుగుండాలో తెలుసండక్కడ?
<giggles> అవునండి నిజమే. మీరెప్పుడైనా అలా వెయిట్ జేసారా? అసలు మీకు, సముద్రంలో నుండి, అంటే సముద్ర గట్టు నుండి చూస్తే సూర్యాస్తమయం ఇష్టమన్నారు గదా!
అయ్ అ అవునండి. అవును.
మీరు మొదటిసారి ఎప్పుడు జూసారు?
నేను చూడ నేనూ, ఒకా నాకు 15 సంవత్సరాలున్నప్పుడు చూసానండి.
ఓకే.
15, 16 సంవత్సరాలున్నప్పుడు బీ
ఎక్కడి నుండి అదెక్కడ?
బీచ్‌కెళ్ళానండి నేను.
ఓకే. అంటే మీరు ఇలా సముద్ర గట్టునున్న నగరాల్లో ఉండరా?
లేదు లేదండి. మేము పల్లెటూరు. ఫ్రెండ్సందరం కలిపి ఓ రోజు ఎళ్దామనెళ్ళి, ఆ రోజు ఈవినింగ్ వరకున్నామండి.
ఓకే. ఓకే. హ్మ్. ఓహో! మీకు ఆహ్, అంటే, ఫస్ట్‌ టైమ్ అలా జూసినప్పుడు నచ్చిందా అండి? మీరు, అనుకున్న విధంగానే ఉండేనా?
హ్మ్. నచ్చుతది గదండి! ఎందుకంటే ప‌కృతి. ప్రకృతి అన్నది చాలా బావుంటది కాబట్టండి. అక్కడ ఎక్స్‌పె‌క్టేషను అది, అక్కడ సూర్యాస్తమవుతున్నప్పుడు సముద్రం దెగ్గర వాతావరణం ఇంక చల్లగయిపోవడం, మనం ఒణుకుపోవడం. ఆ ఎట్మాస్ఫియర్ ఇయన్నీ చాలా బావుంటాయండసల.
హ్మ్. హ్మ్.
అందుకేనండి సూర్యాస్తమయము, సూర్యోదయం కూడా 2 ఒక మెమోరీస్ అండీ.
హుహు.
అంటే ఇప్పుడేంటి చెప్తానంటే నేను, ఆహ్, మనము చీకట్లోకి వెళ్ళిపోయినా మళ్ళీ వెలుగుంది. అన్నది నేనక్కడి నుండి తెలుసుకుంటానండి.
హ్మ్. హ్మ్.
మనకు ఒక, ఇప్పుడు చూడండి సూర్యుడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మర్నాడు పొద్దున్నే. మనిషి జీవితంలో కూడా, మనం చీకట్లో పడిపోయినా, మళ్ళీ మనకంటూ ఉంది. ఒకేల నువ్వు పడిపోయావు?
హ్మ్.
నువ్వు ఈ లాస్ అయిపోయావు. ఏదైనా త తర్వాత మళ్ళీ జీవితం ఉంది. మళ్ళీ పైకి లేపకెల్లటానికి అవకాశాలున్నాయి. ఒక మార్గాలు ఉన్నాయని ఆహ్, ఆహ్, అక్కడ తెలుస్తదంతే దాని ద్వారా. అది జీవితంలో మనం దాన్ని అప్లై చేసుకోవాలండి.
హ్మ్.
ఎందుకంటే. ఇప్పుడు సక్సెస్ అయినోడు అలా సక్సెస్ అయితూ ఎళ్ళినోడున్నాడండి. సక్సెస్ అయ్యి, ఫెయిల్ అయ్యి, పడిపోయి. మళ్ళీ తిరిగి లేచినోళ్ళు చాలామంది ఉన్నారండి.
హ్మ్.
కానీ కొందమంది ఇంకా నేను ఫెయిలయిపోయాను. నాకు ఇంకేమి లేదు అనుకుని, డీలా బడి, ఇంకా ఆళ్ళ ప్రాణాలు కోల్పోయినోళ్ళు కూడా చాలామందున్నారు.
అవును.
ఇది ఉదాహరణండి. సూర్యుడు, మీరు చూడండి 'మగధీర'లో ఉన్న 'మగధీర'లో డైలాగ్ ఉంటదండి. సూర్యాస్తం గురించి 'శ్రీహరి' చెప్తారండి డైలాగ్. ''నువు మండుచున్న, సూర్యుడురా నువ్వు ఇప్పుడు ఆరిపోతున్నావనుకుంటున్నావు. మళ్ళీ తిరిగి పుడతావురా'' అనంటడు గదండీ.
హ్మ్. <chuckles> హ్మ్. అవును.
అదేవ్ అదేనండి. మనం తీసుకోవాలండి ఇన్స్‌పిరేషన్‌గా. సినిమా గాదండి, సినిమాలో ఉన్న కొన్ని పదాలు. మంచి మంచివి వాడతారండి. ఇయన్నీ మనం తీసుకోవాలి.
హ్మ్. హుహు.
ఎందుకంటే ఇప్పుడున్నయి. హ్మ్. రా 'ఎన్టీఆర్' గారు కూడా సూరుడే సూరుడే అని ఒకా
<laughs> అవునవునవును. ఒక పాటుంటది. మా ఇలా ఆహ్, సూర్యాస్తమయం గురించి గానివ్వండి, లేకపోతే సూర్య భగవాన్ గురించి చాలా పాటలున్నయి. మీకేమైనా అలా <chuckles> పాటలిష్టమా?
ఉంకోటండి ఆ! నాకు ఆహ్
ఏదైనా ఒక పాట.
నే అంత లేదండి మనకి. కానీ మాకండికి హ్మ్. మేము మేము ఉన్న ఊర్లోనండి మండువా ఇల్లులనుంటాయండి. తెలుసండి మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవును.
ఈ మండువా ఇళ్లలోనండి సూర్యాస్తమయమైన, సూర్యోదయమైన ఆ ఇంటిలోకి ఆ ఎండ నీడ రావాలని కట్టిస్తారండి. <smacks lips>
<chuckles>
నాకస్సల ఎంత బా నిజంగా జెప్తున్నానండి, ఇప్పటికి మా ఇల్లు ఉందండి. మా ఇంట్లోకి సూర్యుడు రాడండి.
హ్మ్.
ఒకప్పుడు, సూర్యుడు నిజంగా జెప్తున్నాను, సూర్యుడొచ్చి ఇంట్లో పడతే, ఆ! కిక్కే వేరండసల.
హ్మ్.
ఇప్పుడు సూర్యుడు పడుతన్నాడని, ప్రతీది అడ్డుపెట్టేసుకుంటున్నాం మనం.
<chuckles> అవును.
నిజంగానండి. చాలామంది. ఒకప్పుడైతే సూర్యకాంతి ఇంట్లో పడాలి. గదిలో పడాలి.
హ్మ్.
అనుండేదండి. మీరు చూస్తే, ఆహ్, ఇదేదండి 'యమదొంగ' సినిమాలో సూడండి, అక్కడ ఆ కోటలోకి సూర్యుడొస్తే, చిన్న లాకెటు గోడ మీద పడితే ఎంత పెద్దదవుతుందండి.
హ్మ్. అవును.
చూడండి. అంటే
అదే. అదే. అంటే ఇంట్లో సూర్యకాంతొస్తే, ఎండ ఎప్పుడు గావాలో అప్పుడోస్తది. ఇంకా ఎంత వేడుండాలో అంతే ఉంటది ఎక్కువుండదు ఇంక.
చాలా మంచిది. అవునండీ. అవునండి. పొద్దున్నే వచ్చే ఎండకండి...
హ్మ్.
విటమిన్ డి ఎంత బా దొరుకుతదంటే, అంత బా దొరుకుతుందండి.
అవును.
అసల మార్నింగెండా <smacks lips> అదెక్సలెంటండి అది. అదందరూ అస్తర అశ్రద్ద చేసి, ఆ విటమిన్ డి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటారు గానీ ఎండలో కూర్చోరండి.
<giggles> హ్మ్.
అలా అయిపోయారండి జనాలండి. ఏంటంటే, అసల ఏం చేస్తన్నాం, ఏంటి, మన ప్రకృతి ఏం చెప్తుంది. మన పెద్దలేం చెప్పారు. మన సంస్కృతులేం చెప్తున్నాయి. అన్నది ఎవరు పట్టి ఒకప్పుడండి ఈ సూర్యుడిని చూసి టైం చెప్పేవారండి. సూర్యుని చూసి
అవునవునండి. అసలు అలా గడియారాల్లేనప్పుడు, మొత్తం ఈ సూర్యుడిని జూషే, టైం చెప్పేవాళ్ళు. మీరు గూడా అంటే, ఎప్పుడన్నా ప్రయత్నించారా గడియారం జూడకుండా ఇట్లా సూర్యుడిని జూసే <chuckles> లేదా?
జన్‌లే అహా! లేదు. కానీ రీసెంట్‌గా సూర్యుడు గురించి ఒకటి తెలుసుకున్నానండి.
హ్మ్.
మీరు సూర్యుడిని చూసి పండగలు పెడతారని మీకు తెలుసండి?
అవునా? తెలీదండి.
అవును. మీకు ఉదాహరణకి, ఒక ఉదాహరణిస్తానండి. ఇప్పుడూ మీరు వినాయక చవితుంది.
హ్మ్. హ్మ్.
డేటుందండి?
అవును.
అహా! వినాయక చవితికి పార్టిక్యులర్‌ ఒక డేటుందా?
ఆ!
ఉందండి. లేదన్
లేదు. లేదు. లేదు. అదే. <chuckles> లేదు. ఆ!
లేదు. యూ దసరాకుందండి ఒక డేటు?
ఆ! లేదు. లేదు. అంటే ఇలా, కాలం మారుతున్న కొద్దీ అంటే, మనా తెలుగు సంప్రదాయాల ప్రకారం తెలుగు డేట్స్ అన్నీ గూడా వేరే ఉంటాయి. అదే మీరు జెప్పినట్టు ఇట్లా ఆ!
దీపు దీప్ దీపావళికుందా? అది తెలుగు కదండి వినాయక చవితన్నది నేను తెలుగు కదండి మొత్తం ఇండియా వైడ్‌గా జెప్తున్నా.
అవునవును. అన్ అంటే మన సంస్కృతిక క్యాలెండరంతా గూడా వేరే ఉంటది గదా! హ్మ్.
నేను చెప్తానండి. నేను చెప్తానండి. మన ఇండియాలోనండీ, ఈ డేటులు లేకుండా ప్రతి పండుగ మారుతూ ఒస్తుంది గదండీ.
అవును.
హ్మ్. దాన్నండి హ్మ్, చంద్రున్ని చూసి పెడతారండి.
ఓహో!
చంద్రుడు పేలమానంగా పరంగా చూసి పెడతారండి. కొన్ని పండగలకి డేటులుంటాయండి.
హ్మ్. హ్మ్.
అయ్యేంటంటే సూర్యుడిని చూసి పెడతారంట.
ఓకే.
అందుకనే, ఇట్లికి ఈ రెండు మ మనకు కనిపిచ్చేదేంటండి, భూముందండి ఆల్రెడీ భూమి మీద మనవున్నాం. మనకు కనిపిచ్చేదేంటండి, 2 గ్రహాలు గనబడతన్నయి. ఒటీ, ఆ చంద్రుడు, సూర్యుడు. ఈ రెండిట్లి కాలమాలను బేస్ చేసుకొని, మనకి పండగలు బెడతారండి.
హ్మ్. అవును. హ్మ్. <giggles>
నేను ఆలోచిస్తానండి. ఈ సూర్యుడిని చూసి పెట్టినప్పుడు, సూర్యుడిని చూసి ఎలా పండగలు బెడతన్నారో, చంద్రుడిని చూసి ఎలా పెడతన్నారో...
హ్మ్.
ఆలోసిస్తానండి. ఇప్పుడు న్యూయరండి మనకొస్తది. అయితే, మన క్యాలెండర్స్ అండీ...
అవును.
ఉప్పు 10 సంవత్సరాలకి అప్పుడే తయారైపోయున్నయండి.
ఓహో!
మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి, నెక్స్ట్ 10 సంవత్సరాలకి మనకి ఏ, ఏ పండగలు ఎప్పుడొస్తయి, ఏంటన్నా, అన్నీ రెడీ అయిపోయున్నయండి.
అవునవునండి. అవును. హ్మ్. హ్మ్.
కరెక్ట్‌గా మీరు ఇప్పుడు ఇంకోటి చూడండి. ఆహ్, ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌ది తీసుకోండి.
హ్మ్.
ఒక పండగని ఆహ్, దీపావళి దీసుకోండి. దీపావళిని ఆహ్, నవంబర్ ఇరవయో తారీఖున ఫిక్స్ చేశారనుకోండి.
ఆ! హ్మ్.
ఆ రోజు దీపావళికి ఉదాహరణ ఏంటంటే, అమావాస్య అండి.
హ్మ్.
కరెక్ట్‌గా ఇప్పుడు సంవత్సరం కింద, ఆళ్ళు ఫిక్స్ చేసేసారు. కరెక్ట్‌గా ఈ చంద్రుడు కూడా, ఆ రోజు అమావాస్యగానే ఉంటాడండి.
ఓకే.
అంటే, సంవత్సరం ముందు చంద్రుడు ఎలా ఉంటాడో గూడా కనిపెట్టేసారండి.
అవునండి. అదే, అదే. అంటే ఆహ్, ఇదంతా కూడా ఆహ్, శాస్త్రమేనే కదా! ఇప్పుడు సైన్స్ బట్టే కదా! మీరు ఇలా ఎప్పుడైనా చంద్రుడిని కూడా, ఇప్పుడు సూర్యుడిని చూసినట్టు ఇట్లా రోజు చంద్రుడిని చూస్తారా మళ్ళీ?
ఆ! అంటే కొన్ని సార్లు అవునండి. అవునవును. ఆ! చూస్తూ ఉంటానండి. ఎక్కువగా ఆహ్, కొంచెం ఒకప్పుడైతే కొంచెం బయటికెళ్లి, కూర్చొని పైకి జూస్తూ మాట్లాడడం ఇలా సరదాగుండేదండి. రాను, రాను ఇంకా బిజీ లైఫ్‌లైయిపోయి ఇలాంటియన్నీ తగ్గిపోతున్నాయండి.
హుహు. ఓకే. హ్మ్.
అంతే కోపం ఒక్కోసారి బాధనిపిస్తది. ఏం జేస్తాం, పరిస్థితుల ప్రభావం అయన్నీని. అందుకే అప్పుడప్పుడు కొన్ని ప్రకృతిని చూసినప్పుడు నాకు ఆనందం అనిపిస్తది.
<chuckles>
ప్రకృతులు ఇన్నున్నాయి. అంటే మనకు తెలీదు గానండి, ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
అదే. అదే. అసలు చాలా ఉంటాయి. ఇప్పుడు
నువ్వు అయిపో ని అయి ఎండ్ అయిపోయింది అనడానికి లేదండి.
అవును.
నే నువ్వు జీవితాంతం నేర్చుకోవచ్చండి.
హ్మ్. ఇప్పుడు అదే అండి. ఇప్పుడు సూర్యుని విషయంలో గూడా, చాలామంది జనాలు ఇలా వేసవి కాలంలో తిట్టుకుంటూ ఉంటారు. చలికాలంలో సూర్యుడు ఎందుకు లేడు, అని బాధబడుతూ ఉంటారు. మీరు గూడా అట్లా అంటే, చూపిస్తారా ఇట్లాంటి భిన్నాలన్నీ?
అవునండి. అవును. నేను చూపిచ్చనండి. కానీ, ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలం, ఇప్పుడు 3 కాలాలున్నాయండి మనకి. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. ఈ 3 కాలాలకు మనం తట్టుకోవాలనుకుంటానండి నేను.
ఆ! హ్మ్. అవును. హ్మ్.
తట్టుకుని నిలబడితేనే అది అండి అసలైంది.
ఓకే.
అది. ఆ విధంగా ఆలోచిస్తామండి.
ఓకే. చాలా బా జెప్పారండి అసలు. మీరు సూర్యాస్తమయం లేకపోతే సూర్యుని జూశి, మీ దృష్టిలో ఒచ్చిన మార్పులేంటి, అసలు మీరేమేం ఆలోజిస్తారు. వీటి అసలు కాలగమనం గురించి మీరు ఏమేమి అనుకుంటారని చాలా బాగా తెలిపారు. ధన్యవాదాలండి.
ఓకే. ధన్యవాదాలండి.